ఓకే, ఓకే. హ్మ్.
కంప్లీట్‌గ అప్పుడు స్టంట్ వేసినప్పుడు అయినా సరే కొంచెం కాఫీ, టీ తాగేవారావిడ. ఫుల్లుగా తాగేవారండి మార్నింగ్ గనుక కాఫీ లేకపోతే అసలు ఎలా తిట్ ఆ! ఎలా తిట్టేవాళ్ళంటే అసలు ముందే తెచ్చిపెట్టుకోడం తెలీదా నీకు? ఈ మాటలు చెప్పేవాళ్ళనమాట. అనేవాళ్ళనమాట. సో, ఇప్పుడు వన్సు
ఓకే. ఆ రోజసలు గడవదు. గడ్ హ్మ్. హ్మ్. అబ్బబ్బ! చేసి పెడుతున్నా గూడా అట్లా మాట్లాడితే ఎట్లా? హ్మ్. హ్మ్.
ఆ! అంటారు, అంటారు అంటనే ఉంటారు గదా! వాళ్ళ పనే అది. ఆహ్, హ్మ్. సో, ఆహ్, ఇది, ఈ పేస్‌ మేకర్ పెట్టేసిన తర్వాతేంటంటే కంప్లీట్ డైట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకా మనం ఎడమచేతి ఎత్తే పనే లేదనమాట. ఎడమచేతికి మనం అసలు పని చెప్పకూడదు.
అదేలెండి. హ్మ్. ఓకే. అవును. ఇంకా అసల ఫోను వాడడం గాని, డ్రై అంటే ఆడవాళ్ళు కాబట్టి పర్లేదు. డ్రైవింగ్ చేయడం గాని, చాలా జాగ్రత్తగా ఉండాలి. పేస్ మేకర్ హ్మ్.
హ్మ్. హ్మ్. హుహుహు. అవును. చేయకూడదు. ఆ! ఇవి చేయగూడదు కదా! సో ఏమైందంటే అప్పుడు ఇంక మార్నింగ్ అండి ఆహ్, 7కి జీరా వాటరివ్వాలి ఆవిడకి కంపల్సరీగా. ఆ! 7
హ్మ్. ఓకే ఓకే. అంటే రాత్రే నానబెట్టి ఉంచుతారా?
ఆ! లేదు లేదు. మార్నింగే ఇంకా జీరా పౌడరు చేసేసి పెట్టుకుంటా నేను. ఆహ్, సో జీరా పౌడర్ యేసేసేసి కొంచెం ధనియాలేసేసి ఆహ్, బాగా మరగబెట్టేసేసి ఒక టీ, ఆహ్, ఒక టీ కప్పంతిచ్చేస్తా. ఇంకది తాగిన తర్వాత 8 లోపే టిఫిన్ పెట్టేసేయాలి ఆవిడకి. 2 ఇడ్లీ గానీ లేదా పెసరట్టుతో చేసిన అట్టు. మళ్ళీ మినపట్టు గూడా పెట్టకూడదు ఆవిడకి. పెసరట్టుతో చేసిన అట్టు గానివ్వండి, హ్మ్. లేదంటే ఉడకబెట్టిన గోధురవ్వ, అందులో వితౌట్ ఆయిల్, వితౌట్ ఆయిల్ ఉడకబె ఉడకబెట్టిన గోధురవ్వ యే వేసి పెట్టాలి. ఇంకా చపాతీ. చపాతీ 2 తినొచ్చు. చపాతీ 2 ఇట్లా, పుల్కాలయితే 4, చపాతీ అయితే 2. సో, ఇట్లాంటి ఒక డైట్ ప్లాన్ అనేదిచ్చారు. మార్నింగ్ రొటీన్ వరకు. ఓట్స్ లేదా ఓట్స్ హ్మ్. ఇచ్చారు. హ్మ్. ఇంకా నేనే కదా చేసి పెట్టేది నాకు బాగా గు నా నాటుకుపోయిందనమాట మనసులో. హ్మ్. సో ఈ టిఫిన్ తిన్న తరువాతేంటంటే మళ్ళీ 11కి మజ్జిగివ్వాలి ఆవిడకి. కంపల్సరీగా బటర్ మిల్క్ చేసి ఇవ్వాల్సిందే. ఆహ్, సో, ఆఫ్టర్‌నూన్ 1కి 2 కోడిగుడ్లు ఉడకబెట్టేసేసి యెల్లో తీసేసి రైస్ పెట్టేసేసి ఇవ్వాలి. హ్మ్. ఈ రైస్ ఈ కర్రీ గూడా ఏంటంటే మళ్ళీ, మనం వండుకునేలాగా కాదు ఆవిడకి. ఈ ఉడకబెట్టేసేసి, కూరగాయలయితే ఏవైతే ఉన్నాయో అవి 2 సార్లు ఉడకబెట్టి, ఆ వాటరంతా ఎక్సెస్ వాటరంతా వంపేసేసి, మళ్ళీ అప్పుడు కొంచెం అంటే కొంచెమే అండి ఒక టీ స్పూను గూడా ఉండదు. కొద్దిగేసేసి ఆహ్, తాలింపేసి సో మళ్ళీ వీటినన్నిటిని కలుపుకొని హ్మ్. సో అట్లా కొంచెం ఉప్పు కారం తక్కువ బాగా
మార్నింగే. ఓకే. ఓకే. హ్మ్. అదేలెండి. ఓకే. మినపపిండి గూడా పెట్టకూడదు. హ్మ్. ఓకే. ఓకే, ఓకే. అదేలెండి. హ్మ్. అంటే హాస్పిటల్ వాళ్ళే ఇచ్చారు మీకు డైటీషియన్ అందులో హ్మ్. అవునా, అంతే గదా మరి. ఓకే, ఓకే. హ్మ్. ఉట్టి వైట్, ప్రోటీన్ పరంగా. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే మరి నచ్చేదా ఆవిడకి? అంటే అంత రుచిగా ఉండదు గదా!
తప్పదు కదా! ఆల్రెడీ పేస్ మేకర్ అనేది పెట్టిచ్చుకున్నారు. ఇంక లైఫ్ సపోర్ట్ అనేది అంతా దాని మీదే డిపెండయ్యుంది. ఇప్పుడు గనక మనం డైట్ ప్లాన్ అనేది తీసుకోకపోతే మనకు లైఫ్‌కే థ్రెట్ కదా!
హ్మ్. అవునవును.